అ! ఆహాహాహాహా! ఓకె, ఓకె, ఓకె. ఆ!
ఆ! అవ అవన్నీ కలిపి ఆ రోజే <giggles> చక్కగా దగ్గరుండి మేము, వండడాలవి స్టార్ట్ చేస్తామండి. నిజం చెప్తున్నానండి.
హ్మ్. హ్మ్. ఓకె, ఓకె. అయితే ఇప్పుడు ఆహ్, ఆ పండగకని చెప్పారు కదా! 20, 25 మంది అట్లా వస్తారు ఇంటికి పండగ కోసం అని చెప్పేసి అని చెప్పి. అయితే అందరూ కూడా కొంచెం బిజీ బిజీ లైఫ్ నుండి కొంచెం ఫ్రీగా టైమ్ స్పెండ్ చేద్దాం అని వస్తారు. పండగక్క ఆహ్, కోసం అని చెప్పేసి, అయితే షాపింగ్ కూడా చేసేసుకుందాం పనిలో పని అని అనుకుంటారు అట్లా షాపింగ్‌ కెళ్ళే వాళ్ళు గూడా ఉంటారు గదా! షాపింగ్ ఆ హడావిడి తెచ్చుకున్నయ్యన్నీ చూపియడాలు బాగుందా అని అడగడాలు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయా అండి?
ఆహ్, అవునండి. అవును. అ అవునండి. అవును. ఆ! అంతేనండి మీరు గమనించినట్టయితే మీరు ఇందాక చెప్పినట్టు మనకి భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ 4 రోజులు ఉంటుంది కానీ మేము 5 రోజులు చేస్తామండి. ఏంటి అంటే, భోగి ముందు రోజు మేము అందరం షాపింగ్‌కి ఇక్కడ అంటే, సిటీ లోనే మేము ప్లాన్ చేసుకుంటాం అండి. అందరం ఇక ఇక్కడ కలుస్తాం. కలిసి అందరం ఒకేసారి షాపింగ్‌కెళ్తాం అండి. షాపింగ్‌కెళ్లి బట్టలయి కొనుక్కొని, ఎవరు ఎలాంటివి కొన్ కొన్ని సార్లు మేము అనుకుంటాం అండి, ఓకె టైప్‌లో ఒక ఇద్దరు, ముగ్గురు కలిసేసుకుందామా? <smacks lips> అలా కూడా కొన్నిసార్లు ప్లాన్ చేస్తూ ఉంటాంమాట. ఆ పండగకి అందరం ఓకె టైప్‌లో తయారవ్వడం, కొంతమంది ఆడోళ్లైతే చీరలు చూసారా! ఒక మోడల్ ఉంటుంది. ఆ మోడల్ లోనే కలర్స్ ఎంచుకుందాం. అలా మేము ప్లాన్ చేసుకుంటాం అండి.
అవును. హ్మ్. ఆ! ఓకె. ఆ! ఓకె. హ్మ్. ఆ! ఆ! ఆ! ఆ! ఆ! ఆ! అవును. ఓహోహో! సేమ్ సారీస్ వేసుకోవడానికి ఇష్టపడతారు సేమ్ మోడల్. ఆ!
ఇష్టపడతాయి. అదే సేమ్ మోడల్, సేమ్ ప్యాటర్న్ ఉంటుందండి కలర్స్ చేంజ్ అవుతూ ఉంటాయండి ఒకళ్ళు బ్లా ఒకళ్ళు బ్లూ, ఒకళ్ళు పింకు, ఒకటి వైట్ అలా. మేము అలా అందరం కలిసి ఇప్పుడు గమనించండి ఒక ఇద్ ఒక ఐదుగురు కలిసి ఒక షాపింగ్‌కెళ్తేనే ఒక హడావిడి ఏదేదో అవుతుందండి. కానీ <giggles> ఇంతమంది ఒకేసారి షాపింగ్‌కి ఆటిలకి వెళ్తే ఎంత బాగుంటుందండి. <giggles> ఆహ్, నెక్స్ట్ చిన్న పిల్లల నుండి, పెద్దవాళ్ళ వరకు అందరూ ఉంటారండి అందులోనె. ఏంటంటే ఇప్పుడు ముసలివాళ్లు కొంతమంది, ఇప్పుడు ముసలి అయిపోయారు, పెద్దోళ్ళు అయిపోయారు అదిదని ఏవేవో అనేసి తీసుకెళ్లరు. కానీ మేము ఖచ్చితంగా తీసుకెళ్తామండి ఎందుకంటే వాళ్ళు కూడా అక్కడ ఎంజాయ్ చేయాలి కదండీ!
ఆ! కలర్స్ చేంజ్. ఓకె. ఆ! ఆ! ఆ! హ్మ్. హ్మ్. హ్మ్. <chuckles> అవునండి. అవును. కరెక్ట్‌గా చెప్పారు. ఆ! ఆ! ఆ! ఆ! ఆ! ఆ! హ్మ్. ఎంజాయ్ చేయాలి, అవును, అవునండి. ఆ! ఒక్కోసారి పండగల్లో ఆహ్, పిల్లలు కూడా మేము వంట చేస్తాం ఈసారి, మేము పాలు పంచుకుంటాం అన్నట్టుగా ఆహ్, టీనేజర్స్ కానివ్వండి లేకపోతే కొంచెం ఆహ్, చిన్న పిల్లలే అవ్వనివ్వండి. అందరూ కలిసి ఆహ్, ఏదైనా స్నాక్ ఐటెమ్ అలా తయారు చేయడమో ఏమన్నా చేసారా అండి?
అది. అ ఖచ్చితంగా.